ఓకే. ఆ!
కానీ <sniffs> నాకు నెమలి, ఈ రూపాన పించాలు గూడా రావాలి. నెమలి పించాలు గూడా ఇలా రావాలీ.
వామ్మో! అంటే అ ఆ! హ్మ్. చెప్పండి.
ఆ నెమలి పించం నెమ్మదిగా అది కూడా ఎట్లా, ఆ హారము కింద ప బిల్ల ఉంటది గదా! బిల్లం మె మెయిను లాకెట్ లాగా. దాని దెగ్గర రావాలి. ఆ పించం వచ్చిన తరవాత, డీటేలింగుండాలంట ఆ పించంలో, ఆ పించంలో లైన్స్‌ నువ్వు బంగారంతోనే చెయి. కానీ, అది కవర్ జేయటం మాత్రం కలర్‌తో చెయి. ఆహ్, అంటే ఆహ్, ఆహ్, ఇప్పుడు ఆ! పించం కలర్‌లుంటాయి గదా! అవి ఆమెకి, ఆ పించం యొక్క కలర్ ట్రాన్సిషనుంటదండి. అంటే, మనం ఎండలో పెడితే ఓలాగ అలాగనిపిస్తది గదా! అయితే ఆవిడికి ఆ కలర్ ట్రాన్సిషన్ గావాలంట. అంత చిన్న దానిలో.
అవును. లాకెట్ లాగా. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఆహ్, గ్రీన్ కలర్. అవునవును. హ్మ్. అవునవును. బాబోయ్! అంటే అది కాదు, అంటే అన్ని జనరేషన్సంటే, ఒకప్పుడు ఇంత పర్టిక్యులర్‌గా ఆహ్, ఇదే కావాలి, అందులోనూ బంగారం, బంగారమంటే అసలు వాళ్ళకింకా చాలా ఇవ్ ఇది కదా! అంటే, ఆహ్, ఆవిడకి ఎంతా ఇష్టం ఉండకపోతే, ఇంత జేస్తారు. హ్మ్.
అబ్బో! చాలా ఇది అప్పట్లో. హ్మ్. అంటే, ఆవిడికీ మరి అదీ, అంటే కొంతమందుంటారండి, ఇప్పుడు, మనం కూడా ఇప్పుడు వింటూనే ఉంటాం కథలు. అప్పట్లో రాజులు, రాణులు స్పెసిఫిక్‌గా వాళ్ళకి నచ్చిన టెస్ట్‌లలో బంగారం నా నాణాలు చేయించుకుంటూ ఉండె. బంగారాలు, అన్ని ఆభరణాలు. అది వాళ్ళకి కిరీటం గావచ్చు, వాళ్ళు ఆహ్, కొ ఆహ్, చక్రవ అదే రాజు గూర్చునే హ్మ్. ఆ! హ్మ్. సింహాసనం గావచ్చు అలా, అయితే ఇలా కూడా ఈవిడకీ, అలా మరెందుకుందో ఏమో కానీ, ఆవిడ చేయించారనమాట దాన్ని ఓకే. చేయించారు, బరువు ఉంటదీ.
అవును. అవును. నిజంగానే. హ్మ్. హ్మ్. ఓకే. అంటే అప్పట్లో ఎంత పెట్టి చేయించారో ఏమన్నా ఐడియా ఉందా? అంటే మీ అమ్మమ్మ గారు చెప్పడం గాని, అట్లేమన్నా చెప్పారా? అంటే, ఇట్లా చెప్తారు గదా! ఇప్పుడు బంగారం ఇంతుంది, మా అప్పుడు ఇంతున్ ఆహ్, ఇంతకి ఇంతొచ్చేది అట్లా చె చెప్తారు గదా!
ఓహ్! ఎంతుందండి, నార్మల్‌గా రూపాయంటే, వాళ్ళకేదో లెక్క, ఎన్నో గ్రాములో లెక్కుండేదంట, తు‌లం, తులాల్లో లెక్కుండేదంట రూపాయికే.
అసలిప్పుడు రూపాయికసలు విలువే లేదు. అయ్యో!
పావల, రూపాయి, రూపాయికి తులాలు తులాలొచ్చేదంటండి బంగారం. ఇప్పుడే, ఇప్పుడు మనం జూస్తే ఎంతుంది బంగారం రేటు, 1,00,000 దాటింది.
ఓకే. ఓకే.

అంతే గదా! ఆ!
అమ్మా! అసలు నిజం. అట్లా చేసి చేసి వచ్చి ఓహ్! తరాలు తరాలుగా అంటే అది, అది చాలా నేను చూశానది ఇన్‌ఫాక్ట్. నేను చూసి అసలు ఆ డిజైన్ నిజం చెప్తున్నా ఒక్కటి మాత్రం వాస్తవమండి. ఈ రోజుల్లో కూడా నెమలి పించాలతో హారాలొస్తున్నయి.
ఓకే. ఓకే. ఓకే. హ్మ్. బట్ అంత డీటెయిలింగ్ లేదా?
ఆ కలరింగ్ ఆ డీటెయిలింగ్ మాత్రం లేనే లేదండి. ఎవ్వరైతే చేశారో అండి, ఆ డీటెయి అంటే ఇప్పుడు ఒక బంగారంతో చిన్న అది హారమే. కానది ఒక నెమలి రావాలంటే, రెండు నెమళ్ళు రావాలి ఆవిడకి. ఒక సైడ్, ఇంకొక సైడ్.
ఓకే. అదేలెండి. బిళ్ళల్లాగా. అటొక బిళ్ళ, ఇటొక బిళ్ళ.
ఒక నెమలే గాదు. హ్మ్. అలా నెమళ్ళు రావాలని అని చెప్పేసరికి ఆయన చేసిన విధ అంటే గా హారం ఏంటంటే, ఆవిడకీ అంటే ఆవిడ కొంచెం ఆహ్, అంటే ఎట్లా చెప్తారు? ఆవిడ కొంచెం ఆహ్, హ్మ్. ఆహ్, రాజుల బ్యాగ్రౌండ్ టైప్ అనమాట ఆవిడొక్కది. ఎలా అయినా. రాయల్టీ. హ్మ్. రాయల్టీ అనేది ఉంది ఆమెకి. సో, ఆవిడేంటంటే ఇంకది ఎట్లైనా తను చేయించుకుంతా అని చాలా గొప్పగా చెప్పుకుంది. ఆ విషయం అప్పట్లోనే. ఇలా చేయించుకుంది అని. సో, ఆమెకు గుర్తుగా ఏంటంటే ఇంకలా పాస్ ఆన్ అవుతూ మా అమ్మమ్మ వా
హ్మ్. ఓకే. ఓకే. అదేలెండి. ఆ రాయల్ రాయల్టీ అనే చెప్పొచ్చు. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అదేలెండి. హ్మ్. కోడల్లు, కోడలు కోడలు కొస్తున్నయా? కూతుర్లు కొస్తున్నయా?
ఆ! కూతుర్లు కొస్తూనే కోడలికొస్తు అహా! అది కోడలికొచ్చింది. కూతురికి కాదు. అలా కోడలు కోడలుకొస్తూ అమ్మమ్మ గారి వరకు వచ్చింది మా అమ్మమ్మకి.
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. అదేలెండి. హ్మ్.
మా అమ్మమ్మకి రావడం, కానీ మా అమ్మమ్మ వాళ్ వా ఆ! మా అమ్మమ్మకి నలుగురు కోడళ్ళున్నారండి.
అయ్యో! ఎవరికిస్తది?
ఎవరికీ ఇవ్వలేదు. <smacks lips> ఎవ్వరికీ ఇవ్వలేదు. అవి అసలు యాక్చువల్‌గా తన దగ్గర అది ఉంది అని గూడా ఏ కోడలికి చెప్పలేదు. ఓకే. చాలా రోజు ఆ! చాలా వరకు
ఓకే. చెప్పలేదు. అంటే చూడను గూడా చూడలేదా? అంటే ఏదైనా అకేషన్ వస్తది గదా! వేసుకోడం గాని, అత్ అత్తయ్య బావుందత్తయ్య అని అట్లా. హ్మ్.
లేదు. ఆహ్, తను పెట్టలో లే లేదులే. తన పెట్టెలో అంటే అహ్, మా తాతగారు చనిపోకంటే ముందు తను వేసుకున్నారు. అప్పట్లో కోడళ్ళేరు. ఎందుకంటే అందరు పిలగాళ్ళే. అప్పుడు పెళ్లిళ్ళవ్వలే. ఎప్పుడైతే మా తాతగారు చనిపోయారో, ఆవిడది మొత్తం పె పెట్టెలో పెట్టేశారంట. దాని తరువాత కొ పె కొడుకులుకి పెళ్లయిన తరువాత కోడల్లొచ్చిన తరువాత కూడా ఎవరికీ చెప్పలేదు అలాంటిదొకటుంది అని. కానీ ఆహ్, ఆవిడేం జేశారంటే అది ఎవరికైనా ఇస్తే నష్టం, నష్టం అని చెప్పేసి అలానే ఉంచి తనకి గుర్తుగా ఏం చేయాలో అర్థం, అర్థం కాలేదు అలానే ఉంచారు. తనేం జేశారు మా అమ్మమ్మ గారంటే <sniffs> ఆవిడకి నత్ ఆహ్, ఇప్పుడు ఆ ఆహ్, హ్మ్. మా ఎవరికో ఇప్పుడు నేను జెప్పిన ఆవిడకి ఆభరణం ఇష్టం. ఇప్పుడు మా అమ్మమ్మకి చీర ఇష్టం.
ఓకేకే. హ్మ్. ఓకే. అదేలెండి. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే.

ఓకే అండి. ఆ!
అయితే, దాని మీద గోల్డూ ఆహ్, గోల్డూ హ్మ్, అదేంటీ, ఆహ్, సిల్కూ ప్లేట్స్ ఆహ్
ఆ! గోల్డ్ థ్రెడ్స్‌తో వేస్తారద్ అలానా? హ్మ్.
ఆ! వేస్తారు. ఆ! అలా తను ఎక్కడో చీర చేయించుకుంది, అమ్మమ్మ. తాత తాతగారు ఉన్నప్పుడు చేప్ ఆహ్, ఉన్నప్పుడు అంటే, తనకి ఇష్టం అట్లా రెడీ అవ్వడం, అలా చీరలు కట్టుకోడవంటే. అయితే, అది చేయించు‌కొ చేయించుకోటానికి దోహత పడింది తాతగారు. తాతగారు హెల్ప్ చేస్తే, తనకు నచ్చినట్టు డిజైన్ చేయించుకున్నారు చీర. అయితే, ఆ చీరేంటంటే, ఆహ్, ఎ య ఒక కోడలికిద్దావనుకున్నారు యాక్చలీ. త మమ్మమ్మ.
ఓకే. ఓకే. చేయించుకున్నారు. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. కానీ, <chuckles> నలుగురు కోడళ్ళో ఒ‌క్కళ్ళకో, ఒక్క కోడలికి ఎంతిచ్చినా మిగతా ముగ్గురిది ఏదోటుంటుంది కదండి. చెప్పలేం కదా!
అందుకే కదా! ఏంటి, ఫస్టొక కోడలికిద్దావనుకుంది. ఆహ్, పెళ్ళప్పుడెక్కడో దగ్గరా నలుగురు కోడళ్లు కట్టిద్దావనుకుంది గానీ, ఫస్టు కోడలి దగ్గర మిస్సయిపోయింది. మరి మిగిలినోళ్ళకిస్తే, ఫస్టు కోడలు, పెద్దావిడ ఫీలవుతదని జెప్పేసి మిగిలిన కోడళ్ళకు కూడా పెళ్ళప్పుడూ ఈ, ఈ పలానా టైమప్పుడు కట్టుకో అని చెప్పి ఇవ్వలేదు.
హ్మ్. అవునవును. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్.
ఈ, ఈ విషయవేంటంటే అసలన, అసలెవ్వరికీ తెలీదు. కోడళ్ళకు కూడా తెలీదు. ఆహ్, హ్మ్, మా మమ్మీ‌కి తెలుసు. ఓకే?
ఓకే. అదేలెండి. కూతురు. అమ్మ కూతురు అంతేనా?
ఒక్కసారినేదో డిస్కషన్‌లో ఆ! ఆ! అవును. అయితే, మా మమ్మీ‌కి ఎందుకో నార్మల్‌గానేదో మాట్ల మాటల మాటల్లో మాకొచ్చిన సందర్భంలో అమ్మాయివం‌తు చెప్పుకుంటొచ్చింది, అమ్మమ్మకిట్లొక చీరుంటది తెలుసా? ఆమె దగ్గర ఒక నగుంటది తెలుసా? ఆహ్, అప్పుడు నేనేం జేశానో తెలుసా?
హ్మ్. హ్మ్. ఓహ్! మీకు చెప్పింది. హ్మ్. హ్మ్.
అమ్మ మా మమ్మీ నాకీ విషయం‌ చెప్ నాకిట్లిష్టం చాలా ఇలాంటియి తెలుసుకోడం. అయితే, మా మమ్మీ న్ చెప్పిన నెక్స్ట్ డే‌నే మే నేను అమ్మమ్మ ఉండే దెగ్గిరకెళ్ళి, కూర్చొని మాట్లాడి మొత్తం దెలుసుకోని, "అవునా? నాకు చూపిచ్చు" అని చెప్పి చూపిచ్చుకుని, ఆ చీర జూసి, అసలు ఆ చీరుందండి అసలా చీరా. ఈ రోజుల్లో ఎక్కడున్నయండి ఆ చీరలసలు? అమ్మో! ఆ రోజుల్లోనే గట్టింది రూ. 5,000 పెట్టి కొట్ కొనుక్కుందంట. అది చేపిచ్చుకుందంట అది అప్పట్లోనే.
ఓకే. ఓకే. హ్మ్. ఆహా! ఓహ్! నైస్. ఆ! ఓకే. ఓకే. అదేలే. హ్మ్.
అప్పట్లో ఐదు వేలా అంటే, ఇప్పడుకి ఇంక ఎంతా ఇదవుతది అది అసలు. ఆహ్